ఈ వేరే సే వేరే ఇండస్ట్రీనోలో నుంచి దీసిన సినిమాని గూడా ఈ ఇండస్ట్రీకి కరెక్ట్‌గా అడాప్ట్ జేసుకుంటే, ఆ దర్శకునికి కొంచెం పేరొస్తుందీ, ఆహ్, అలానే ఆ కథానాయకునికి ఇంకా. ఒరిజినల్ కన్నా బా జేశావురా అన్నట్టూ <smacks lips> ఆ! చాలా మంది బొగుడుతారు. హ్మ్. ఈ పొగడడం వల్ల
అవును. హ్మ్. నిజమే. ఒరిజినల్‌ కన్నా అదే మనా అదే మీరన్నట్టు దృశ్యమన్నారు కదా! నిజంగా అదసలా ఎక్సలెంట్ మూవీ అది. ఎవ్
హ్మ్. అదే. అదే. ఒరిజినల్ కన్నా కొ బాగుంది అని జెప్పీ, ఇంకా పొగడ్తలు చాలా ఒస్తాయి, అలానే వాళ్ళకి సినిమాలకి ఆఫర్లు గూడా చాలా ఎక్కువగయిపోతాయి.
హ్మ్. అవునండి. అలాగే 'రజినీకాంత్' గారు కూడా ఏదో చేసినట్లున్నారు కదా! ఇలా రీమేకు.
అవునవును. 'చంద్రముఖి' అప్పట్లో అసలు ఎవ్వరికీ దెలియని విషయమిది. ఎక్కువగా గుర్తించరు. నే ఇప్పటిదాకన్నా గదా ఒరిజినల్ కన్నా బావుండే రీమేక్ సినిమాలని. 'చంద్రముఖి' వస్తుంది. ఒరిజినలసలు కన్నడాలో దీశారు.
అబ్బా! అవును. ఆ! అందులో అయి హ్మ్. కానీ దీని గురించి పె పెద్దగా బయటికి రాలేదు.
హ్మ్. కన్నడా నుండి తమిళంలోకి రీమేక్ చేషినాంక ఆ! ఈ కన్నడా నుండి తమిళంలోకి రీమేక్ జేషినాంక, తమిళం వాళ్ళు ఏం జేషారంటే, తెలుగులోకి డబ్ జేషీ, తెలుగులో గూడా రిలీజ్ జేశారు. దాంతో అసలూ దేశవ్యాప్తంగా గూడా
హ్మ్ హ్మ్. నిజంగసల 'చంద్రముఖికి' కూడా నిజంగా. హ్మ్. 'జ్యోతికకి' కూడా చాలా మంచి పేరొచ్చింది గదా! ఆ మూవీ వల్ల.
హ్మ్. అవునవును. ఆ! చాలా మంచి పేరొచ్చింది. ఇలా తెలుగు, తమిళంలో హిట్టయిపోయాక హిందీలో మళ్ళీ రీమేక్ జెయడం జరిగింది. 'బుల్‌బులయా' అనే సినిమా దీశారు.
నువ్వు ఇంక ఏ ఏ భాషని వదలట్లేదయితే ఇంత మరీ. ఆ! బావుంది.
అదే. అదే. ఒకవేళ గానీ ఇప్పుడు ఒక భాషలో హిట్టయిపోతే, అన్ని భాషల్లో రీమేక్ చేషేవాళ్ళు ఆహ్, ముందు వరుకు, కానీ ఇప్పుడేమైందంటే, ప్యానిండియా కల్చర్ స్టార్టయింది గదా అండి 'బాహుబలి' తర్వాత. అలా రీమేక్లు జెయ్యకుండా
హ్మ్. అవును. అవునవును.
టు టు షూట్ జేస్తున్నారు. ఒకవేళా అన్ని భాషల్లో రిలీజ్ జేద్దామని అనుకుంటే
అవును. ముందే వాళ్ళు ప్లాన్‌గా చేస్తనారు. అవును.
అసలూ ముందు తెలుగులో జేషి అలానే హిందీలో సేమ్ అదే డైలాగ్లు చెప్పేషీ, లిప్ సింకు గూడా మిస్సవ్వదని జెప్పి, అలా రెండు స్ 2 సార్లు షూట్ జెయడం జరుగుతుంది. ఇలా అన్ని భాషల్లో ఒకేసారీ తీసేస్తున్నారు. దీన్ దీనితోటీ అసల యాక్టర్స్ మారకుండా, ఒరిజినాలిటీ అనేది మిస్సవ్వకుండా అలానే ఉంటుంది.
ఆ! నిజంగా. అలానే ఉంటంది, దర్శకులకి కూడా ఏంటంటే, టైం కూడా సేవవుతుందనమాట. అసలెందుకని వాళ్ళస్సలు ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. ఎగ్జాక్ట్‌గా చూసింది అంటే, ఇక్కడ కాపీ, పేస్ట్‌లాగుంది గదా!
ఆ! టైం మస్తు సేవయిపోతుంది. అదే. అదే. హ్మ్.
హ్మ్. చాలా టైం కూడా సేవవుతుంది వాళ్ళకి. ఇంకందుకే ఈ పద్ధతినే ఎక్కువగా అనుసరిస్తన్నట్టున్నారు ఈ మధ్యన.
అలానే ఈ ఆ! అవునవును. ప్రేక్షకులకు గూడా అండి. అంటే, రీమేక్స్ పైనా ఇష్టమనేది చాలా దగ్గిపోయింది. ఈ ముందైతే 'వెంకటేష్' గారు చాలా మంచి మి రీమేక్ జేషేవాళ్ళు మన ఇండస్ట్రీలో. తర్వాత 'పవన్ కళ్యాణ్' గారు ట్రై జేశారు గానీ 'గబ్బర్ సింగ్' దప్ప ఏ రీమేక్ గూడా హిట్టు గాలే. 'తీన్‌మారు'
అవును. ఆ! ఎలగో హ్మ్. హ్మ్.
'భీమ్లా నాయక్', 'వకీల్ సాబ్' ఈ 3 సినిమాలు

నేనా అంటే ఆహ్, యూట్యూబరోకరున్నాడండి పూల చొక్క అని, అతను ఇంక, ఇంక చాలా మంది ట్విట్టర్‌లో ఉంటారు. ఆ! యూజర్స్‌ని నమ్ముతాను. వెంకి రివ్యూసని ఒకాయన ఉంటాడన్నమాట, అతను జెన్యూన్‌గానే బెడతాడు. వీళ్ళే కాకుండా నేనైతే ఈ ఐఎండీబీ రేటింగ్‌ని గూడా జుస్తానన్నమాట.
ఆహా! ఓకే. జెన్యూన్ ఆహా! జెన్యూన్‌గా అనిపిస్తా ఆ! విన్నానండి. యెస్. హ్మ్. ఇలా జెన్యూన్‌గా చెప్తే పర్వాలేదు. హుహు.
హ్మ్. కొంతమంది ఐఎండీబీ రేటింగ్‌లో చాలా చక్కగా రాస్తారు.
ఆ! అందులో కరెక్ట్‌గా ఉంటదన్ని నేను విన్నానండి ఐఎండీబిలోని. అది నిజమే అంటారా? ఐఎండీబీ‌ది.
హ్మ్? ఆ! కరెక్ట్‌గా ఉండదని విన్నారా?
ఆ! ఉంటుందని విన్నాను. చాలా మంది ఇది మీలాగే ఐఎండీబీ‌లో చూసి వెళ్తా ఉంటారు.
అదే అదే ఆ! చాలా మటుకు కరెక్ట్‌గానే ఉంటుంది. ఒకవేళ గూడా ఏంటి ఇలా హీరో వాళ్ళు, లేకపోతే ఆ సినిమాకి సంబంధించిన నిర్మాతలు ఐఎండీబీ రేటింగ్ పెంచేసేయాలని అని జేప్పి ఎక్కువగా రేటింగ్‌లిచ్చారో...
అవునవును. వాళ్ళు ఒకేసారి కావాలని కూడా ఇస్తుంటారా?
ఒకేసారి వాళ్ళని ఆ! హ్మ్. అ అలా ఇస్తే ఐఎండీబీ వాళ్ళని బ్లాక్ జేసేస్తుందన్నమాట.
ఆహా! ఇది కూడా ఉందా? అయితే పర్వాలేదు.
హ్మ్. ఆ! ఇది కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇస్తే ఒకేసారి అంటే ఒక 2 నిమిషాల‌న్ ఆ! ఒక 2, 3 నిమిషాల్లోనే వేలల అకౌంట్‌ల నుండి ఇచ్చేస్తారు గదా! అలా ఇచ్చేస్తే ఐఎండీబీ ఆ! ఫేకని అర్థం అయిపోతుంది.
ఆహా! అన్ని ఫేకే ఫేక్ అకౌంట్లు. హ్మ్. మరి 2 నిమిషాల్లో వేలలో లైక్‌లంటే అప్పుడే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏదో మోసం జరుగుతుందని చాలా క్లియర్‌గా
హ్మ్. ఇంకా వాళ్ళని బ్లాక్ జేసేస్తుంది. అదే. అదే. ఆ! ఇక్కడేదో ఎవరో ఏమో జేయిస్తున్నారు, కావాలని జేపిస్తున్నారని చెప్పి వా రేటింగ్సనంతా పట్టించుకోదు ఐఎండీబీ.
హ్మ్.
కాబట్టి, నేను అదే ఇతర భాషల సినిమాలది. మంచి ఐఎండీబీ రేటింగ్ లేకపోతే మంచి రివ్యూసున్నాయో, ఓటిటిలో చుసేస్తాను.
హ్మ్. ఇలా వేరే భాషల నుంచి మన తెలుగు వాళ్ళు రీమేక్ చేశారలాగే, మన తెలుగు సినిమాల్ని కూడా వేరే భాషల వాళ్ళు రీమేక్ చేసారనీ
ఓటిటిలో అవును అవును. చాలా మటుకు తమిళంలో విజయ్ గారి అయితే సగం సినిమాలు మనయే ఉంటాయండి.
హ్మ్. వాళ్ళు సగం అలాగే సక్సెస్ కూడా ఎక్కువ బాగా అందుకున్నారు. మన ఈ తెలుగు సినిమాలనుండి. హ్మ్.
ఆ! చాలా అయ్యారండి. అంటే ఆ! మన మన సినిమాలు గూడా ఏం తక్కువ గాదు. <smacks lips> ఏమంటానంటే అదే
అవును. అదే దీన్ని బట్టి వాళ్లీంకో విధంగా వాళ్ళు ప్రేక్షకులకి నచ్చిన విధంగా వాళ్ళు చూపించుకుంటున్నారు. కానీ ఒక విధంగైతే ఆ!
హ్మ్. అదే అంటే ఈ రీమేక్సనేటివాపేస్తే అసలు మన సినిమా ఇండస్ట్రీ ఇంక ఎదిగిపోతుంది గదా!
అవును. నిజమే ఒక ఆహ్, విధంగా చూడాలంటే మన తెలుగు వాళ్ళకన్నా మనది ఉపయోగించుకుని వాళ్ళే ఎక్కువ సక్సెస్‌ని పొందుతున్నారని నాకనిపిస్తుందండి, మీరేమంటారు? దీని మీద మీ అభిప్రాయం ఏంటి?
అంటే బాక్స్ ఆఫీస్‌లో కలెక్షన్సేక్కువగా రావ్ రాకపోవచ్చు గానీ సక్సెస్ ఏ విధంగా పొందుతున్నారంటే, వాళ్ళు వాళ్ళ స్టార్డమ్‌ని కొంచెం పెంచుకుంటున్నారు. <smacks lips> అంటే జనాల మధ్య కొంచెం అభిమానాన్ని ఆహ్, రూపొందించుకుంటున్నారు వాళ్ళది వాళ్ళు. ముఖ్యంగా ఈ కథానాయకులు కానివ్వండి, లేకపోతే దర్శకులు ఇలా రీమేక్ జేసి
హ్మ్. హ్మ్. అవును. అవునం హ్మ్. అవును.